నేనొక వీడియో చూశానండి మొన్నఇది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో మొత్తం న్యూస్‌లో వచ్చింది. నార్త్ సైడు ఒకతను బజ్జీలేస్తున్నాడు. బజ్జీలే
ఓకే. ఆహా! అక్కడ కూడా బజ్జీలేస్తారంటారా? ఆ! వాళ్ళేదో పకోడిల్లాంటివో ఏదో ఒకటేస్తున్నారు.
సంథింగ్ ఏదో బయట ఫాస్ట్ ఫుడ్ లాంటిది. అవునండవును. అలాగా వేస్తుంటే నూనె కొంచెం సగం ఉంది. ఇంకా వేరే ప్యాకెట్లు 2 నూనె ప్యాకెట్లు తీసుకున్నాడండి ప్యాకెట్లుంటాయి గదా! కేజీ ప్యాకెట్లు. అవి తీసి వాడు కట్ చేయకుండా ఏం చేశాడంటే ఆ మరుగుతున్న నూట్లో నూనెలో ఆ 2 ప్యాకెట్లు పెట్టేశాడు. అవును. ఆ మరుగుతున్న నూనెలో అవి వేడికి బ్లాస్ట్ అవుతాయి గదా!
ఆహా! ఆ! ఓకే. అమ్మో! అవునండి.